ప్రతి ఒక్కళ్ళకి చిన్నతనానికి ఏదో ఒక అనుభూతి ఉంటుంది. అంటే పాటల ద్వారానో, డాన్స్ ద్వారానో ఒక చిన్న మెమోరీస్ అయితే ఉంటాయి. మీకట్లా చిన్నతనానికి తీసుకెళ్ళి ఒక పాట ఏమన్నా గుర్తుండిపోయేది ఉందా బాగా?
అవునండి. నిజమే అండి. అయితే చిన్నతనంలో ఏంటంటే, ఆహ్, నేను చదువుకునే స్కూలనమాట. సో, ఆ స్కూలులో ఏంటంటే ఫస్టు ఎళ్ళగానే అసెంబ్లీ జరుపుతుంది. ఆ అసెంబ్లీలో ఫస్టు జనగమణ జనగణమన పాడిపిస్తారు. ఆ తరువాతేంటంటే, ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ అయిన తర్వాత ఒక సాంగ్ ఖచ్చితంగా నేర్పిస్తారన్నమాట.
ఓకే. హ్మ్. ఓకే. అంటే ప్రతిరోజు ఉంటుందా? ఇది ప్లెడ్జ్ అయిపోయిన తరువాత ఒక పాట.
ఆ! ప్రతిరోజు. ఖచ్చితంగా ఒక పాట నేర్పించడం, ఆ పాటని వచ్చేదాకా మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తుంటారక్కడే. అవును. సో, అప్పుడొక పాట నేర్పించారన్నమాట. మా టీచరు గారు తను ఏంటంటే, ఇట్లాంటివి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తూంటారు. సో తను ఒక పాట జెప్పాడనమాట.
హమ్ చేయిస్తారయితే అందరితో. హ్మ్. ఓకే. ఓకే. టీచరే నేర్పిస్తారా పాటలవి. ఓకే.
అవునవును. టీచరు గారే నేర్పిస్తారు. సో, తనేంటంటే ఒక పాట నాకు చెప్పడం జరిగిందనమాట అందరికి చెప్పారు. నాకు గూడా గుర్తుంది.
హ్మ్. ఓకే.
ఆ పాటేదైతే గనక
అదేం పాటో చెప్తారా?
ఆ! అదేంటంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనె కొలిచెదమా, భావం భాగ్యం చూసుకొని ఇక జీవనయానం చేయుదమా అనుంటదన్నమాట.
ఓకే. ఓకే. దేశభక్తి పాటే అయితే.
అవును. దేశ భక్తి పాటలే నేర్పిస్తారు సినిమా పాటలు నేర్పిచ్చరు. <laughs>
అట్లా అని గాదు. ఏదో పిల్లలదేదన్నా ఉంటదేమో అనుకున్నాను. ఓకే.
<chuckles> అంటే అన్ని దేశభక్తి గీతాలే అనమాట. తనెక్కడ్నించి తీసుకొచ్చేదో పాటలు తెలీదు గానీ, ఖచ్చితంగా ఇవే.
ఓహ్! ఓకే, ఓకే. ఓకే. అంటే, అయన్నీ ఆల్‌రెడి ఉన్నయ్యే నేర్పిస్తారా? లేపోతే టీచర్ ఏవన్నా కంపోజ్ జేసి నేర్పిచ్చడం అట్లా ఏవన్నా ఉంటయ్
ఆ! లేదు లేదు. ఉన్నవే నేర్పిస్తారని నేనైతే విన్నాను. ఇది ఇదె చాలామంది విన్న అనుభవమే ఉంటుంది ఈ పాట నాకు తెలిసి. ఈ తేనెల తేటల మాటలతో ఖచ్చితంగా చాలామంది వింటారు. సో మమ్మల్ని గూడా ఆ పాట నేర్పించడం. ఒచ్చేదాకా నేర్పించారన్నమాట అందరికి. ఆ తరువాత అందరూ పర్ఫెక్ట్‌గా పాడారన్నప్పుడు, మళ్ళీ ఆ వీకంతా అదే పాడిపిచ్చి నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ స్టార్టన్నమాట. ఓ
హుహు. ఓకే. అదేలెండి. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. ఓకే. అయితే, ఈ ప్లెడ్జయిపోయిన తరువాత ఇప్పుడు మామూలుగా అందరూ పా ఈ పాట గూడా పాడేవాళ్ళు. మీకు అసెంబ్లీ‌లో.
అవును. అవును. అంటే, ఆ మేడమ్ పాడేదన్నమాట. ఫస్టు ఒక లైన్ తను పాడితే, దాన్నే మళ్ళీ మేము రిపీట్ జేసేవాళ్ళం. దాన్నె, ఆ పాట మళ్ళా అదే లైన్ సేమ్ బాడాలి. ఇంకొక లైన్ తను పాడితే మేము కూడా అదే లైన్ సేమ్ బాడాలి. అప్పుడొస్తుంది గదా. పాడ్డం ఒస్తుంది. ఆ పాటని అందరం ఒ అదే విధంగా పలుకుతాం గాబట్టి తనే విధంగా పలికిందో మేము గూడా అదే విధంగా పలకడం. అది ఫస్టు అనమాట. ఆహ్, మా స్కూల్ డేస్‌లో మేము నేర్చుకున్న పాట.
ఓహ్! అందుకోవాలి. మీరు. ఓకే, ఓకే. అవునవును. అవునవును. హ్మ్. అదేలెండి. మీరు బాగా గుర్తుండిపోయింది ఆ పాట. చిన్నతనం అంటే ముందా పాటే గుర్తొస్తుందా?
అవునండి. గుర్తుండిపోయింది. నిజమే అండి. ఆ పాట. ఆ పాటతోనే ఆహ్, నా కా స్కూలు డేస్ అవన్నీ స్టార్టవుతాయన్నమాట. అయితే మా స్కూలు మా స్కూలు పక్కనేంటంటే
హ్మ్. స్టార్టవుతాయి. మరి ఆహ్, హ్మ్. ఆ పాట వల్ల మీకు ఇంకా ఏమన్నా ఆహ్, ఏంటి పాటలు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ రావడం గాని, ఇష్టం గాని ఏమన
ఓకె. అంటే పాటలు అంటే ఆహ్, పాటలు నేర్చుకుంటూనే ఉన్నాను. మరి దాంతో పాటు ఇంకో సినిమా పాటలు ఇవన్నీ గూడా వినడం అలవాటనమాట.
హ్మ్. ఓకె. ఓకె. హ్మ్.
అయితే మా స్కూలు దగ్గర ఒక ఆసక్తికర సన్నివేశం ఉండేదన్నమాట. ఏంటంటే మా స్కూలులో అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్ అసెంబ్లీ కానుకొని ఒక పెద్దిల్లుండేది. ఆ పెద్దింట్లో ఆ! ఇల్లు. ఒక ౩ ఫ్ ౩ ఫ్లోర్స్ ఉండొచ్చేమో. సో, ఆహ్, ఆహ్, థర్డ్ ఫ్లోర్‌లో ఏంటంటే ఒక కేజుండేది కేజ్. ఆ కేజ్‌లో వాళ్ళప్పుడు నెమలిని బెంచేవాళ్ళు నెమలి. ఆ నెమలి
ఇల్లు. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. ఏంటి ఆహ్, నెమలిని పెంచేవళ్ళా?
నెమలిని పెంచేవాళ్ళు. నెమలి. అయితే అప్పట్లో ఆ నెమలి అరిసేది. ఆ నెమలి అరుపు మీకు గనక తెలిసుంటే అది అరుస్తూ ఉంటుంది గదా! అది అరిస్తే మా క్లాస్ రూమ్ దాకా వినిపిచ్చేదనమాట. మేము చూసేవాళ్ళం. కింద నుంచి ఆ దాన్ ఆ కేజ్‌ని చూస్తే కనిపిచ్చేది.
ఓకె. హ్మ్. ఆహా! ఓకె. అవును. ఓకె. ఓకె. ఓకె. అదేలెండి.
సో, ఆ కేజ్‌లో నెమలున్నట్టు ఆ నెమలిని పెట్టడం అదంతా చూసామనమాట. ఆహ్, అది ఒక మంచి అనుభూతి యాక్చువల్‌గా. వాళ్ళెందుకు పెంచారో తెలీదు గానీ
హుహు. అదేలే. అదేలే. అంటే నెమలిని పెంచుకుంటారని అంత నా తె అవగాహన లేదూ. హుహు.
ఆ! కానీ ఇల్‌లీగల్. ఇల్‌లీగల్ పెంచారు. ఆ! ఇల్‌లీగల్ పెంచారుప్పుడు వాళ్ళు తెలీదు వాళ్ళు తెలుసో తెలీకో పెంచారు గానీ మేమైతే ఆ నెమలిని చూడడం జరిగిందప్పుడు. సో, అదొకటి దాని, దాని మాట. అది అరవడం అది అరుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అదెంతకి
ఓకె. ఓకె. ఓకె. ఓకె. నృత్యం? డ్యాన్సు?
నేను నృత్యం అయితే చూడలేదు అంత్ అది కేజ్‌లో అంత ఫ్రీగా నృత్యం చేస్తుందని నేననుకోవట్లేదు.
హ్మ్. ఆ! ఓకే. అదేలెండి. హ్మ్.
అదెంతుంటుందంటే దాని ఆహ్, తలపైన ఒక వన్ను వన్ను ఫీటూ ఇంచు ఆహ్, ఎ 1 ఫీటు గ్యాపుంటుంది. సైడ్స్‌కి కొంచెం వెడల్పుగా ఉంటుందంతే.
కేజా? ఓకే. ఓకే. ఓకే.
ఆ కేజ్. అవును. సో, ఆ కేజ్‌లోంచి ఆ దాని అరుపులు అప్పుడప్పుడు వినేవాళ్ళం, వినిపిచ్చేది, చూసేవాళ్ళం. ఇంక మా స్కూలులో అయితే హ్మ్, ఇలాంటి పాటల తర్వాత నేను ఇంకోసారి జర్నీలో అనమాట, ఒకసారి నేను, నేను మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. సో, మా హ్మ్, ఆహ్ బై కార్ కారనమాట ఈసారి. సో కారు హైర్ చేసుకున్నాం. ఎందుకనంటే మా న అమ్మమ్మ గారికి అంత హ్మ్, జర్నీ కష్టమన్నమాట. బస్‌లో అంత సేపు.
ఓహ్! నైస్. హ్మ్. ఓకే. ట్రైనా? కారు. ఓకే. ఓకే. ఆ! హ్మ్. అదేలెండి. పెద్దవాళ్ళకి కొంచెం నడుం నొప్పి, కాళ్ళు నొప్పులుంటాయి గదా! హ్మ్.
అవును. అవును. అయితే సరే అని మా అమ్మమ్మ గారున్నారని జెప్పేసి కారు బుక్ చేసుకొని కారులో వెళ్లడం అన్నమాట. అదే నాకు ఫస్టు జర్నీ కారులో వెళ్లడమనేది అప్పుడే.
ఓకే. <giggles> ఎంత సమయం జర్నీ అది?
అది నాకు తెలిసి ఒక 5, 6 గంటలుంటుంది. 5, 6 గంటలు ఈసీగా ఉండొచ్చు.
ఓకే. అయితే మ్ ఆ! ఓకే. అదేలెండి మూడొందలు కిలోమీటర్ల దాక ఉండుంటదయితే.
ఆ! ఉండొచ్చండి. అప్పుడేంటంటే రోడ్లు చిన్నవి గదా! సో, యెళ్ళడానికి ఎక్కువ టైమే పట్టేది. మళ్ళేంటంటే కారు. అదేంటి అంబాసిడర్ కార్. అది ఎంత స్పీడ్ పోతుంది, మా మహా అంటే 60, 70 కంటే ఎక్కువెళ్ళదు. ఎందుకంటే రోడ్లు గూడా సహకరించవు గాబట్టి స్లోనుగా స్లోగా వెళ్లడం జరిగింది. అయితే ఆ ఆ కారులో అతను ఒక సాంగ్స్ పెట్టాడన్నమాట. ఆ సాంగ్స్ ఆ! సాంగ్స్ పెట్టాడు. అతను ఉంటుంది గదా! క్యాసెటుంటుంది గదా! ఆ క్యాసెట్ పేరుంది, ఆ క్యాసెట్ ఆన్ చేసినప్పుడు నేను బ్యాక్ సీట్‌లో కూర్చొనున్నా. ఆ సాంగు స్టార్ట్ అయిందన్నమాట, స్టార్ట్ అయిన తరువాత ఆ సాంగ్ విన్నా. ఆ సాంగేంటంటే హ్మ్, రిక్షావోడి మూవ్ 'రిక్షావోడు' మూవీలో సాంగ్ అన్నమాట. ఆ! ఎట్లా ఉంటుందంటే, ఆహ్, దేవుడైన జీవుడైన రిక్షావాడు రా అని సాంగుంటుంది. అయితే ఆ సాంగు విని నాకు బాగా నచ్చేసింది. <giggles> ఆ తరువాత ఇంకొక పాట గూడా ఉంటుంది అంతేం అదే మూవీలో హ్మ్, ఆహ్, ఏదంటే చిక్ చిక్లెట్ షాక్ చాక్లేట్ అని ఒక సాంగుంటుంది. అప్పుడా సాంగ్
హ్మ్. అవును. ఓకే. ఓకే. ఓకే. <giggles> అవునవును. ఓకే. డ్రైవరా? హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. ఏం పాట? హ్మ్. ఓకే. ఓకే. ఓహ్! ఆ! అవునవును. మంచి ఫేమస్సు పాటలు గదా! అవన్నీ అప్పట్లో. హ్మ్.
అవును. అవును. అయితే ఈ 2 సాంగ్స్ వినడం, ఆహ్, అప్పుడు అలా వింటూ, నేను బయటికి చూడడం విండోలోంచి ఇవన్నీ నాకు గుర్తున్నాయి. ఆ తరువాత
ఓకే. అదొక స్ ఆహ్, తీయని అన్ ఆహ్, మెమరీ అనుభూతే కదా! ఇప్పట్లో మీరంటున్నట్టు అలా డీవీడీలు గానీ, అట్లా క్యాసెట్లు <giggles> గానీ, ఈ రోజుల్లో మనం చూడట్లేదేమో.
అవునండి. అవును. అవును. అస్సలు. అసలు డీవీడీలెవరు క్యారీ జేయ్యట్లేదు. ఆ క్యాసెట్లు గూడా ఎవరు క్యారీ జెయ్యట్లా. అంతా ఏంటంటే ఫోను. ఫోను, స్మ హెడ్‌ఫోన్స్ అంతే ఈ రెండుంటే చాలు. అందరూ స్పాటిఫై గానీ, వింక్ గానీ, జియో సావన్, అమెజాన్ మ్యూజిక్ ఎందులో అన్నా వింటున్నారు.
హ్మ్. అవును. అవును. నిజంగా. హ్మ్. ఓకె. ఓకె. అంటే హ్మ్.
యాహ్! ఒకప్పుడంటే డౌన్‌లోడ్ జేసి మరి వినేవారు గానీ, ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా స్ట్రీమింగవుతుంది.
డౌన్‌లోడ్ గూడా అవసరం లేదు. అవును నిజంగా. హ్మ్. అంటే, మీకిప్పుడు పాటల మీద ఆసక్తయితే బావుంది గదా! ఆహ్, ఇట్లా మీ చిన్నప్పుడిట్లా ఎక్కువ పాటల పుస్తకాలు ఇప్పడి ఈ మధ్యలో మనం చూడట్లేదులెండి గాని ఒకప్పుడు ఆ!
ఓకే. అవును. అవునండి. పాటల పుస్తకాలు నా టెంతు వరకు నేను చూసాను. ఇంటరు వరకు గూడా చూసాను నేనైతే ఆ పాటల పుస్తకాలు.
ఓకె. అదేమైనా కలెక్ట్ చేసుకొని చక్కగా హం జేయడం గాని అట్లేమన్నా జరిగినా ఉన్నయా?
అవును. అయితే మీరన్నట్టు ఏంటంటే, స్కూలులో ఉన్నప్పుడేంటంటే మా ఫ్రెండ్స్ పాటల పుస్తకాలు కొనేవాళ్ళు. ఎక్కువేంటంటే అమ్మాయిలు కొనేవాళ్ళన్నమాట. వాళ్ళ దగ్గర కనిపిచ్చేవి పాటల పుస్తకాలు రంగు రంగులుండేవి కలర్స్. పింకు, వైటు ఇట్లాంటి కలర్స్. ఉండేవి. ఏంటంటే ఇంకా పర్పుల్ కలర్ బుక్కు. ఆ పేపరు గూడా చాలా సన్నగా ఉంటుంది అసలు క్వాలిటీయే ఉండదు దాంట్లో ఏంటంటే <chuckles>
ఓకె. ఓకె. హ్మ్. అవునవును. నిజంగానే భలే ఉండేవి. హ్మ్. అవును. చాలా పల్చగా ఉంటుందేమో గదా! ఇట్లా అంటే చిరిగిపోతాయి. <giggles> ఆ!
అవును. అలాంటి దాంట్లో ఆ బుక్కుంటే గనక ఆ సాంగ్ పుస్తకం ఉంటే గనక వాడు హీరో. వాడు ఇంగ గ్రేటనమాట. వాడు అలా చూసేవాళ్ళం. ఎందుకంటే అదందరికీ దొరకదు అంటే అన్ని చో అన్ని చోట్ల గూడా అమ్మేవాళ్ళు గాదు. ఓన్లీ థియేటర్ ముందు ఆ సాంగ్స్ పుస్తకాలతో పాటు అప్పుడేంటంటే పోస్టర్స్ పెద్ద, పెద్ద పోస్టర్స్ హీరోకి సంబంధించినవి.
ఓకే. ఓకె. హ్మ్. ఓహ్! ఓకె. ఓకె. ఆహా! పుస్తకాలన్ని చోట్ల అమ్మేవాళ్ళు గాదా?
ఆహ్, మేము అన్ని చోట్ల అమ్మేవాళ్ళు గాదు మాకు. ఓన్లీ థియేటర్ ముందే దొరికేది. లేకపోతే చిన్న చిన్న కిరాణా షాపులుంటాయి చూడండి. అందులో, అందులో ఉంటాయి. ఆ కిరాణా షాప్స్‌లో ఉంటాయి. ఆ త ఈ అలా ఏంటంటే చాలామంది ఆ పుస్తకాలు తేడం, నేను కూడా చూసా ఒకసారి నేను గూడా కొందామని వెళ్ళా అనమాట. ఆ సాంగ్స్ పుస్తకం చె కొన్నాను. అవన్నీ చేశాను. అప్పుడు మా స్కూలులో ఉన్నప్పుడేంటంటే కొన్ని కొన్ని సాంగ్స్ వచ్చాయన్నమాట. ఎలాంటి సాంగ్స్ అంటే హ్మ్. ఇప్పుడు 'ప్రేమ దేశం' మూవీ కానీ ఆహ్, లేకపోతే దాని తర్వాత వచ్చిన 'జీన్స్', 'ప్రేమ దేశం' ఆహ్, తరువాత ఆహ్, 'ముక్కాల ముక్కాల ముక్కాబుల' ఆ సాంగు. <chuckles>
ఓకె. ఓకె. హ్మ్. అదేలెండి. అవునవును. కిరాణా ష్ ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! హ్మ్. అవునవును. ఓకే. ప్రభుదేవాది. హ్మ్.
అవునవును. ఇవన్నీ అసలు. అసలా సాంగయితే మేమైతే ఆశ్చర్యపోయామన్నమాట. లాస్ట్‌కి అతను స్కెలెటన్‌లాగా మారిపోతుంది గదా! గన్‌తోని కాలుస్తా ఉంటే అన్నీ పోతూ ఉంటాయి. అయినా గూడా తను డాన్స్ జేస్తూంటాడు.
అవునవునవును. అవును. ఆ పాట చాలా ఆహ్, హిట్టయ్యింది గదా! ఆ రోజుల్లో. హ్మ్. అవునవును నిజంగా.
అవును. అసలు ఒక ప్రయోగం అన్నమాట. సేమ్ అది శంకర్ గారే కదా! అదే స్ అదే ప్రయోగం ఏంటంటే 'జీన్స్‌లో' గూడా ఉంటుంది. ఏమంటే కన్నులతో చూసేది 'గురువా' అని ఆ సాంగుంటుంది.
ఓకే. <giggles> అవునవును. నిజంగా అసలు అవ్ అప్పట్లో ఆ పాటలు ఎంత ఎట్లంటే ఏదన్నా ప్రోగ్రామొచ్చినా డాన్స్ స్టేజ్ మీద డాన్సులు ఇవేగా అనుకుంటా గదా!
అవును. అవునండి. ప్రతొక్కళ్ళు అదే, అదే పాటకి డాన్స్ జేసేవాళ్ళు. సేమ్ ఇప్పుడు ఈ కన్నులకి చే గురువా ఆ సాంగ్‌లో గూడా లాస్ట్‌కొచ్చేవరికి మన ఐశ్వర్య రాయ్ గారు మొత్తం మాయమైపోతూ ఉంటారు. ఆ డ్రెస్ అవ్వే అవ్వే ఇట్లా ఎగురుతా ఉంటాయి. లేకపోతే ఆ స్కెలిటన్ డాన్స్ జేస్తా ఉంటది. నిజంగా అట్లాంటి ఆహ్, ప్రయోగాలు అవన్నీ చూడడం మళ్ళీ పాడడం మేము. మళ్ళీ ఇంకోటేంటంటే ఆ!
హ్మ్. <giggles> అవునవును. హ్మ్. అవును. హ్మ్. చక్కగా ఆ అనుభూతులన్నీ ఒకప్పుడు చాలా బావుండేవేమో?
అవునండి. అయితే అప్పుడొక 'సంపంగి' మూవీ గూడా వచ్చిందనమాట. ఈ 'సంపంగి'. 'సంపంగి' అనే మూవీలో గూడా అందరూ ఏం పాడేవార ఏం పాట పాడేవారంటే, అందమైన కుందనాల బొమ్మరా <laughs>
మ హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. <giggles> అసలే మనం స్కూలేజాయే, అప్పుడు. ఆ! <giggles>
<laughs> ఇట్లాంటి పాటలు మళ్ళీ అందులోనే మాయదారి మైసమ్మో మైసమ్మ అని ఇంకో సాంగుంటది. ఆ సాంగు. ఇంకా అందరిదే పాట ఏమన్నంటే. ఇంకా 'ఇడియట్' మూవీ గూడా అ అప్పుడే వచ్చినట్టుంది. 'ఇడియట్' ఆహ్, రవితేజ గారి మూవీ ఉంది గదా! అందులో. అందులో గూడా వ సాంగ్స్ బాగుంటాయి. ఆ! 'గుచ్చి గుచ్చి' అసలెన్ని సార్లంటే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే <giggles> మేరా హాయ్ అంటే అసలు మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక మంచి ఇదే ఇలానే ఆహ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇదుండేది. డెక్కుండేది డెక్‌తో పాటు పెద్ద స్పీకర్స్ ఉంటయి. వాడెప్పుడు నుంచో వాడు రవితేజ ఫ్యాననమాట. ఎప్పుడు పోయినా ఈ పాటలే వినిపిచ్చేయి వాడి షాప్‌లో. <laughs> సో ఇలాంటి
ఓకే. అ అదేలెండి. అదేలెండి. ఓకె. ఓకె. అవునవును. చూపులతో. ఆహ్! <giggles> నైస్. అదే. అవునవును. హ్మ్. ఓకె. ఓకె. అదేలెండి. ఓహ్! ఓకే. మీరు గూడా అప్పుడప్పుడెళ్ళి వింటూ ఉంటారయితే!
వింటూ ఉండేవాళ్ళం. మాకు నచ్చింది గూడా పెట్టుకునేవాళ్ళం. సాంగ్స్ అక్కడ అక్కడే స్ క్యాసెట్స్ ఉండేవి. ఏ క్యాసెట్ బావుంది? ఏది బావుంది? అని పెట్టి మళ్ళీ అందులో గూడా సాంగ్స్ ఇటు, ఇటు సైడ్ 3 ఉంటాయి. అటు సైడ్ 3 ఉంటాయి. ఏ బి 2 సైడ్‌లుంటాయి గాబట్టి ఎక్కడ ఆ సాంగ్ ఉందని అక్కడి వరకు ఫార్వర్డ్ జేసేసి అక్కడి నుంచి ప్లే జేసుకోవడం, ఇవన్నీ మంచి మంచి మెమోరీసనమాట.
ఓకే! ఓకె. ఓకె. హ్మ్. అదేలేండి. ఆహ్, మరి ఈ పాటలయి మీరు బ బాగా ఇష్టం గదా! ఎప్పుడైనా స్టేజ్ పెర్ఫార్మన్స్ అట్లా ట్రై జేసారా స్కూలులో.
అయితే స్కూలులో ఒకసారి ఫేర్వెలప్పుడు మేము నైన్త్‌లో ఉన్నప్పుడు ఫేర్వెలిస్తారు కదా! 10థ్ వాళ్ళు 10థ్ వాళ్ళు వాళ్ళకిస్తాం మేము. సో, అప్పుడు ఒకసారి అయితే డాన్స్ వేశాను. హ్మ్. రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో <chuckles> రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది అని ఆ సాంగనమాట. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి స్టేజ్ మీద చేసాం. సో, అసలు ఆ! గ్రూప్ డాన్స్ అదొక్కటి బాగా మాత్రం గుర్తుంది. అయితే మా ఫ్రెండేమో అప్పుడు ఇంకొక సాంగ్ చేసాడు. ఏంటంటే, హ్మ్. ష్ హృతిక్ రోషన్ గారి స్ మూవీ అన్నమాట. ఎక్ పాల్కా జీనా అని ఒక హిందీ సాంగ్. వాడు జేసిందేమో ఆ పాటకి. అయితే వాడెప్పుడు నన్ను ఏడిపిస్తా ఉంటాడు. ఇప్పటికి కూడా, "అరె నువ్వప్పుడు ఆ పాటకి ఎలా డాన్స్ చేసావురా! 'రాను రాను అంటుంది చిన్నదో' అని అసలెంత కామెడీగా ఉంటది. నువ్వసలు ఎట్లేసినవు. అసలు ఎంబరాజింగ్‌గా ఉంటది" అని ఇప్పటికి నన్ను ఏడిపిస్తా ఉంటాడు ఆడు.
హ్మ్. అవునవును. హ్మ్. ఓహ్! ఓకె. ఓహ్! మంచి పాటకే చేశారయితే. <giggles> ఓకె. గ్రూప్ డాన్స్. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. ఎందుకని? <giggles> అన్ అదేదో మూవీలో ఉంటది గదా! చిన్నప్పుడు దానికి అదే <smacks lips> లాజిక్ ఏంటి అనంటే మరి చిన్న వయసులో అట్లాంటివి గాక ఎట్లాంటివి చేస్తారనీ. <giggles> ఆహ్, అలా అంతే గదా! మరి చిన్న వయసులో మీకేం తెలుసని.
ఓకె. <laughs> అవునవును. అవునండి అవును. అసలే నాకు తెలీదు గదా! అసలు డాన్సేస్తేనే గ్రేటు. అలాంటిది మా ఫ్రెండేమో ఇప్పటికి ఏడిపిస్తా ఉంటాడు. "అరె! నువ్వప్పుడు ఆ పాటకేసినావు. అసలు నేనైతే ఎంత నవ్వుకున్నా దెలుసా" అంటాడు. మళ్ళీ ల్ లాస్ట్‌కి ఇవంతా విని. మేమేమో 2, 3 పాటలనుకున్నా యాక్చువల్‌గా. హ్మ్. అయితే 2, 3 పాటలనుకుంటే మా ఫ్ మా గ్రూప్‌లో ఏంటంటే ఒక డాన్సరున్నాడనమాట బాగా డాన్స్ చేసేవాడు. సో, అరే! అదంత వద్దు గాని ఈ సాంగ్ జేద్దామని ఈ పాటకి చెప్పించాడన్నమాట. 'రాను రానంటే చిన్నది'. మేము దానికి రిహార్సల్స్ గూడా చేసాం అనమాట. వాడి ఇంటికెళ్ళి ఎలా డాన్స్ వెయ్యాలి ఏంటి? <laughs> అదీ డాన్స్ చేయడం జరిగింది. అందరూ చూసి క్లప్ చెప్పట్లయితే కొట్టారు గానీ మా ఫ్రెండ్ మాత్రం ఎప్పటికీ పోకింగ్ చేస్తా ఉంటాడు. అది.
అవునవును. నై హ్మ్. <giggles> న హ్మ్. ఓకె. అదేలేండి. అదేలేండి. ఆ! <giggles> అదేలే. లేదులేండి. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మీకు. అదొక మెమరీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు చక్కగా. <smacks lips> ఆ రోజులనేది గుర్తు చేసుకుంటున్నారు గదా!
అవును. అవును. నే అవును నేను చెప్పుకుంటున్నాను అంటే నాకు ఒక మెమరీ ఉంది గదా! అదొక్కటి కొంచెం సంతోషించే విషయం గానీ, మా ఫ్రెండ్ గాడు పోకింగ్ మాత్రం నాకు నచ్చట్లే. <laughs> ఓకె.
అవును అంతే గదా! <giggles> ఓకె, ఓకె. బాగా చెప్పారండి అంటే, ఆహ్, చిన్నతనానికి తీసుకెళ్ళే పాట అంటే చాలా బా చెప్పారు మీ లైఫ్‌లో ఉన్న పాటలు గాని దానివల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ చేసినయి గాని, స్టేజ్ పెర్ఫార్మన్స్ అయినా సరే, ఏదైనా సరే. మీ అనుభూతులన్నీ ఎ బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు.
ఓకె. మీతో మాట్లాడటం కూడా బావుందండి. మరి నా చిన్నతనంలో నేను విన్న సాంగ్స్, నేను వేసిన డాన్సేసిన సాంగ్స్, మరి ఇవి ఏ విధంగా మరి నాకు గుర్తున్నాయి అనే విషయాన్ని మీతో పం మీతో పంచుకున్నానని భావిస్తున్నానండి. మీతో మాట్లాడటం బావుంది. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.